ఈ మధ్యకాలంలో ఎక్కువగా గమనిస్తే, ఈ సోషల్ మీడియాలో లేదా యూట్యూబ్ ఛానల్స్‌లో ఎక్కువగా అంటే, సినిమా మొత్తం బావుంది, కానీ క్లైమాక్స్ సరిగ్గా ఇవ్వలేదు. లేకపోతే సరిగ్గా తీయలేదు అని చెప్పేసి ఎక్కువగా కథనాలనేది వినపడుతూ ఉన్నాయి. నిజంగా సినిమా యొక్క ముగింపు అనేది, నిజంగా సినిమా మొత్తం స్టోరీ మీద స్టోరీకి ఇది చాలా బలమైన ఆహ్, ఉంటుందంటారా? బలంగా సినిమా మొత్తానికి?
అవునం ఆ! బలంగా ఉంటుందండి. ఈ మధ్య కాలంలో మీరు గమనించినట్లయితే, మూ సినిమాలని తీస్తున్నారు, క్లైమాక్స్‌లో అర్థం పర్థం లేని ఒక సినిమా అయిపోతుంది. సినిమా అయిపోయిన తర్వాత అర్ధం పర్థం లేని ఒక పార్ట్ 1 నుంచి ఒక చిన్న సీన్ వదిలేస్తున్నారు. సో, అది ఎలా ఉంటుందంటే, అన్‌కంఫోర్టబుల్‌గా ఉంటుంది.
అవునవును. ఎ ఓకె. అంటే, ఒక ముగింపు లేకుండా ఇంకా కంటిన్యూషన్ ఉంది అన్నట్టుగా.
ఆ! అంటే వాళ్ళు ఏంటంటే, ఏదో పార్ట్ 2 ఉంది, మీరు ఊహించుకోండి అన్నట్టు వదిలేస్తున్నారు. దానివల్ల ఏంటంటే, మనం అప్పటిదాకా చూసి సినిమా అయిపోయింది కదా! అనుకున్నది కాస్త, ఇప్పుడు అవసరమా! అన్న ఫీలింగ్ కూడా వస్తది. మీకు చిన్నది ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఈ రామ్ ను రా బొ బొ బోయపాటి సినిమా ఒకటి వచ్చింది.
<chuckles> ఆ! చెప్పండి.
రీసెంట్ స్కంద. స్కంద మూవీలో పార్ట్ 2 ఎందుకు పెట్టారో? నాకు ఇప్పటికి అర్థం కాలేదు.
స్కంద. ఓకె. <chuckles> అంటే పార్ట్ వన్నే అంత లేదు కాబట్టి, పార్ట్ 2 ఎందుకు అన్నట్టుగా అనిపించిందా?
ఆ! హ్మ్, అంటే ఒక కథని బావుంది. కథ ముగింపు బా ఇవ్వాలి. అన్నప్పుడు ఇంక మళ్ళీ పార్ట్ 2 అవసరం లేదండి. అంత పెద్ద స్టబ్జెక్ట్ పెద్ద కథ అనుకోండి, మరి అప్పుడు పార్ట్ 2, ఇప్పుడు 'బాహుబలి' లాంటి సినిమాకి పార్ట్ 2 ఉండాలి. ఎందుకంటే అది అంత, అది అంత పెద్ద కథ, అంత పెద్ద స్టోరీ అలాంటి ఆటిలకి ఉన్నా పర్లేదు ఇప్పుడు ఇలాంటివి వేస్ట్.
అదేనండి. అదేనండి. అదే అంటే సినిమాని బట్టి, దాని యొక్క స్టోరీని బట్టి, మనం ఆ తీసే ఏదైతే ముగిపుంటుందో, దాన్ని కరెక్ట్‌గా జస్టిఫికేషన్ ఇవ్వాలన్నమాట, సినిమాకి.
కచ్చితంగా. యువర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలు ఉంటాయండి. ఆ సినిమా మనకి పెద్దగా ఏమి అనిపించదు. ఆహ్, ఏముంది మాములు సినిమాలు. బట్ ఒక్క క్లైమాక్స్ తోని సినిమాని మనం చూసే విధానమే, మొత్తం మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు
ఓకె! ఓహ్! ఓకె, అంటే ఏదన్నా ఎగ్జాంపుల్ ఏమన్నా చెప్తారా దానికి?
ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, 'కేర్ ఆఫ్ కంచరపాలెం' మూవీ చూడండి. మనకు సినిమా అంతా ఏదో ఎళ్తూ ఉంటది. ఏదో మూ మూడు, 4 క్యారెక్టర్‌లు ఉంటాయి. ఆటిల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ఆ సినిమాలో ఏంటంటే ఒక యంగ్ ఒక కుర్రోడు, ఆ కుర్రోడు కథ. వాడికో లవ్ స్టోరీ వాళ్ళ, వాళ్ళ నాన్న ఎలా చనిపోయారు? ఒకటో పార్ట్. రెండోది ఒక టీనేజ్ కుర్రోడు, ఒక లవ్ స్టోరీ, ఓ ఇద్దరు మతాలు వేరు, వేరు అవ్వడం వల్ల వాళ్ళది ఎలా అయింది. మూడోది ఆహ్, ఒక 30, 40 ఇయర్స్ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి కథ. తనకి ఏంటంటే ఒకళ్ళ అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయి తను ఎలా చనిపోయింది ఆ అమ్మాయి, అన్నది ఒక కథ. ఇక ఫోర్త్ వ్యక్తి ఏంటంటే ఒక ఏజ్డ్ గాయ్. ఆహ్, ఓక 50 ప్ల ఒక ఆహ్ 50 ఇయర్స్. సో, ఈ స్టోరీలు చూస్తున్నప్పుడల్లా మనకి ఏమనిపిస్తుంది అంటే, ఒక నాలుగు, నాలుగు వ్యక్తులు 4 కథలు ఓకే ఎళ్తుందిలే సినిమా అనిపిస్. ఇప్పుడు క్లైమాక్స్ ఏదైతే ఉందో, ఆ 4 క్యారెక్టర్‌లు ఒకే వ్యక్తి, అది నా లైఫే, నా జీవితమే అన్నప్పుడు ఒక్కసారి మనం షాక్ అవుతాం అండి.
ఆ! అంతే. అంతే, హ్మ్. అదేనండి, ఒక 50 ఇయర్స్ అలా ఉంటుంది, తన స్టోరీ. ఓకె. ఓకె. అదేనండి.
ఓకె. ఆ! ఈ 4 క్యారెక్టర్‌లు వేరే, వేరే స్క్రీన్ ప్లేలో ఎల్తోంటే, అది మన ఇంటర్నల్‌గా తెలీదా విషయం. మనం <smacks lips> అంత మనం పసిగట్టం. దాన్ని అలాగాళ్ళు తీసుకెళ్తన్నారని.
ఓకె. అంటే ఆ స్క్రీన్ ప్లే యొక్క గొప్పతనం అంటారా అదంతా? మనం అప్పడి వరకు కూడా, క్లైమాక్స్ వరకు కూడా, మనకది, కనీసం తెలియలేదంటే. హ్మ్.
హ్మ్. ఖచ్చితం తెలియకపోవడం. ఆ! తెలియకపోడం, ఇపుడు అలాంటి మీరు ఇంకా చెప్పాలంటే అండి, క్రిస్టోఫర్ నోలన్ ది మూవీస్ ఉంటాయి కదా! ప్రతి సినిమా ఎలా అతను మరి ఎల మ్యాజిక్‌లా తీస్తాడో ఏంటో తెలీదు. మీరు గమనించినట్టయితే, సినిమా అంతా ఒక ఎత్తు. క్లైమాక్స్‌లో ఒక డిఫరెంట్ ఎండింగ్ ఇస్తారాయన. ఎలా ఉంటుందంటే, అసలు ఏమైందా? అని మనం, మనం ఆలోసిస్తూ ఉంటాం.
అవునవును.
మీకూ టే
అదే. అంటే మెదడుకి పని పెట్టారంటారు చూసారా? ఆ రకంగా తీస్తారు.
ఆ! నాకు 'ఇన్‌సెప్షన్' మూవీ ఒకటి బా ఇష్టం అండి. ఫస్ట్ టైమ్ చూసినప్పుడు, నాకు సినిమా అర్థం కాలేదు, యాక్చువల్ నిజంగా. ఆహ్, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. రెండోసారి చూస్తున్నప్పుడు చాలా బా అనిపించింది 'టెనెట్' గాని. 'టెనెట్' మూవీ కూడా ఫస్ట్ టైమ్ మీకు అస్సలు అర్థం కాదు. బట్ రెండు
ఓకె. ఓకె. అవును. అదంతా రెవర్స్ స్క్రీన్ ప్లే ఉంటుంది గదా!
ఆ! స్క్రీన్ ప్లే ఉండదు. నాకైతే చాలా సేపు అర్థం కాలేదసలు. ఎందుకు వచ్చనీసినిమాకి అన్న ఫీల్ కూడా వచ్చిసింది ఒక టైమ్‌కి. ఏదో ప్ర అతని పేరు బట్టి వచ్చేసాను తప్ప, ఏవుంది? సినిమా అని. కానీ, తర్వాత రెండోసారి, మూడోసారి, ఇంట్లో చూస్తున్నప్పుడు, దాని మ్యాజిక్ తెలిసింది. ఓకె. ఆయన, ఆయన తీయడమే అలా తీసాడు. ఇంకం
హ్మ్. <chuckles> అదేనండి. హ్మ్. అవును. అదే. ఆయన తీయడం కూడా ఏంటంటే, ఏదో ఈ మధ్య ఎక్కువగా పాపులర్ అయింది కదా, మినిమమ్ డిగ్రీ ఉంటే గాని అర్థం కాదని. ఆరకంగానె. <chuckles> అవును.
ఆ! ఆయన సినిమాలన్ని అలాగే ఉంటున్నాయండి. కానీ చాలా అద్భుతంగా తీస్తాడండి సినిమాలు. మరి ఆయన స్టైల్ అలగుంటది మనకర్థం కానట్టు గాని, ఆహ్, ముఖ్యంగా 'ఇన్సెప్షన్' మూవీ ఒకటి. నెక్స్ట్, 'ఇంటర్స్టెల్లార్' ఒకటి. 'ఇంటర్స్టెల్లార్' అయితే, ఆయన చూపించినట్టుగా సైంటిఫిక్‌ని ఎవరూ చూపించలేదేమో. ఆ క్లైమాక్స్ కూడా, మిర్ మింగాయ్ ఇంకా పార్టిక్యులర్‌గా చెప్పలంటే, 'ఇంటర్స్టెల్లార్' అంత పెద్ద హిట్ అవడానికి కారణం, ఎంత సైంటిఫికొ ఎంత ఆహ్, యూనివర్స్‌ని చూపించినా సరే, క్లైమాక్స్‌లోని ఆ సీన్ ఉంటుంది చూసారా? ప హా యుం కూతురుదె.
అదే అండి. ఆ! ఇది హ్యూమన్ టచ్. అంటే, వాళ్ళ కొడుక్కి, టైమ్ ఏదేసిస్తాడు కదా!
కూతురు, కూతురుకండి. కూతురికేంటంటంది, వాళ్ళ కూతురు అంటే తనకి వ అతనికి చాలా ఇష్టం. కానీ, ఒక మరి మిషన్ మీద ఆయన యూ యూ యూనివర్స్ వేరే యూని‌వర్స్‌కెళ్లడం, అదంతా జరగడం, తిరిగి ఆయనొచ్చినప్పుడు కాళ్ళ కూతురు ముసలి అయిపోయి ఉంటుంది. ఈయన వయ్ ఈయన వయసుకొక, 45 ఎంతో ఉంటే, ఆవిడకేమో 90 అయిపోతాయి. ఆళ్ళిద్దరూ ఏడుస్తాడు చూడండి, "నేను కోల్పోయాను నా జీవితాన్ని. నా కూతురు ఎలా ఎదిగిందని నేను చూడలేకపోయానని" ఏడుస్తాడు కూర్చొని. <smacks lips> ఆ ఆ క్లైమాక్స్‌లకి మనం ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతాం.
కూతురికి. ఆ! అవును గదా! అవును. అదే కదా! అదే. అది ఇంతా, అప్పడు వరకు కూడా ఏంటంటే, ఈ సైన్స్ ఫిక్షన్ అలా ఎళ్ళిన లాస్ట్‌లో ఒక హ్యూమన్ టచ్చనమాట.
ఆ! యొక హ్యూమన్ టచ్ ఇస్తారు. ఇంకా. ఇక కొన్ని సినిమాలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 'దృశ్యం.' 'దృశ్యం' సినిమా మీకు ఫస్ట్ నుండీ ఆహ్, వె వెంకటేష్ గారిది. అంటే యాక్చువలి అది మలయాళం లోని, మన మోహన్ లాల్ గారిది. మనకి తెలుగులోని, మనం రీమేక్ చేసి, మనం వెంకటేష్ గారితో వచ్చి మాట్లాడుదాం. ఆహ్, సినిమా అంతా ఒక ఎత్తు. ఆ సినిమాలో క్లైమాక్స్, ఆ ట్విస్ట్‌లు రిలీజవుతుంటే, అబ్బాబ్బాబ్బా! ఏ సినిమా ఇంకా ముఖ్యంగా పార్ట్ 2 అయితే మరీ సూపరు. అంటే
వెంకటేష్ గారిది. అవునులెండి. మనం రీమేక్ చేసాం కదా. ఆ! పార్ట్ 2 అయితే గనుక, స్టార్టింగంతా కూడా కొంచెం స్లోగా స్టార్టయ్యి, మధ్యలో నుంచి కొంచెం ఊపందుకుంటుంది కదండీ స్టోరీ?
ఆ! అంటే మనకి ఇంటర్వల్ టైమ్‌కెలా ఉంటుందంటే నండి. 'దృశ్యం' వన్నె, బెటర్ లాగా ఉంది. సినిమా ఏం పెద్ద లేదు, నార్మల్‌గెళ్తుంది అనిపిస్తది. బట్ అ వన్స్ ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా ఆహ్, ఊప్ ఆహ్, ఊపందుకుంటుంది. మనం ఇంకా సీటెడ్జ్‌లో కూర్చుంటాం. ఏంటి ఇలా చేసాడా, ఇలా చేసాడా, ఇలా చేసాడా అని <smacks lips> అంటే, ఆస్ ఆ! నాకు తెలుసా సినిమా ఎప్పుడైనా క్లైమాక్స్ నుండే, ఆ సినిమాకి రాయడం మొదలు పెట్టారేమో అనిపిస్తుంది అండి నాకు. ఆ సినిమా అంత బాగుంటుంది.
<chuckles> అవును. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలం. హ్మ్, కొన్ని సినిమాలు అంతేనండి నిజంగా. ఎందుకంటే, ప్రాముఖ్యత అంతా కూడా అంటే, ఆ ఆయువుపట్టు అంటారు జూసారా? ఆ సినిమాకి హార్ట్ లాస్ట్ లోనే ఉంటుంది. క్లైమాక్స్ లోనే ఉంటుంది.
ఆ! అలా ఉండదు. ఆ! నెక్స్ట్ 'అ!' మూవీ ఒకటుంటది. నాని ప్రొడ్యూసర్ను, మనకి ప్రశాంత్ వర్మ డైరెక్షన్, ఫస్ట్ మూవీ. ఆహ్, 'అ!' ఆ సినిమా కూడా, సినిమా అంత ఒక ఎత్తు, క్లైమాక్స్ ఒక్కసారిగా షాక్ తగులుతది.
అవును. అవును. అవును. అదే ఫస్ట్ సినిమా ప్రశాంత్ వర్మది. అదే, అన్ని క్యారెక్టర్‌లు ఒకళ్ళవే అని.
ఓకె, ఇదంతా డ్రీమా, ఆ! ఆ! ఇదంతా డ్రీమ్‌లో జరిగిందా? అని ఒక చిన్న షాక్‌లోకెళ్ళిపోతాం.
అవును.
అలా మనకి సినిమా మీద ప్రభావం చాలా చూపిస్తుందండి. క్లైమాక్స్ అనేది చాలా ఆహ్, ఒక వంటకి క్లైమాక్స్‌లో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఏదో పెట్టి మనం కుక్కర్‌లో సౌండు నంబర్స్ లెక్కెడుతూ ఉంటాం. పర్ఫెక్ట్ టైమ్‌లో ఇప్పుడు, మనం అన్నం పెట్టడం ఎంత ఇంపార్టెంటో, కరెక్ట్ టైమ్‌లో తీయడం కూడా అంతే ఇంపార్టెంటు సో, అలాగా
అవునండి. అంతే కదా! అహ్, లేకపోతే అది కొంచెం మనం ఏదైతే అనుకుంటామో, అలా కాకుండా అటు ఇటుగా వస్తది.
ఎటో ఎళ్ళిపోతుంది అది. అలాగే, <chuckles> మనకి మూవీ దగ్గరికొచ్చినప్పుడు కూడా మనం ప్రారంభం ఎంత బా ఇస్తామో, ముగింపు అంతకన్నా అద్భుతంగా ఉండాలి.
<chuckles> అవును. అ! చాలా చక్కగా కంపేర్ చేశారు నిజంగా. <chuckles> రైసనేది అందరికీ తెలిసిన విషయం గాబట్టి, చాలా చక్కగా భలే కంపేర్ చేశారండి. హ్మ్. ఈజీగా వెళ్తుంటుంది. హ్మ్.
ఆ! ఈ ఈజీ‌గా వెళ్తుంది మనకి. అలాగేనండి ఇప్పుడు 'సలార్' మూవీ ఉంది. 'సలార్' మూవీ‌ని చూస్తున్నప్పుడు, నిజంగా చెప్తున్నానండి నేను 'సలార్' మూవీ చూస్తున్నప్పుడు అల్లా చిన్న టెన్షనుండేది, మనసులో. అప్పటి అంటే అప్పటికే 2 రెండు ఫ్లాప్‌లొచ్చేసాయి, ప్రభాస్‌కి. ఆహ్, ఈ సినిమా అంటే మా తమ్ముడు ఫ్యానూ. వాడి ప్రభావం వల్ల నాకు కూడా నచ్చేస్తున్నాడు ప్రభాసు. యాక్చువల్లీ నే మా ఫ్యామిలీ అంతా, నాగార్జున ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ మొత్తం మా బ్యాచ్ అంతా. మా తాతగారు, నాగేశ్వరరావు ఫ్యాను.
ఎ ఏమని? అవును. ఓకె. అంటే ఫ్యానా మీరు? ఓకె. <chuckles> ఓకె. ఆహాహా! ఓన్లీ తమ్ముడు గారి దగ్గర, కొంచెం డీవియేషన్ వచ్చిందన్నమాట అయితే.
ఆహ్, అంతేనండి ఫస్ట్ మా తాతగారు నాగేశ్వరరావు ఫ్యాన్, మా నాన్నగారు నాగార్జున ఫ్యాన్, ఆ తర్వాత నేను నాగచైతన్య మూవీస్ అవి ఎక్కువ చూస్తూ ఉంటాను. మా తమ్ముడు దగ్గరికి వచ్చినప్పుడు ఏటైందంటే వాడికి ఇవన్నీ ఇష్టమే. నాగార్జున, నాగచైతన అందరూ ఇష్టం. బట్ ఎందుకో వాడికి 'ఈశ్వర్' మూవీ చిన్నప్పుడు, ఆడికి ఆ సాంగ్ ఏదో ఉండేది. ఆ సాంగ్ కొంచెం ఇష్టపడి డాన్స్ వేసేవాడు.
ఓకె. హుహు. ఓకె. <laughs> అంటే అదే, అంటే ఆర్డర్ ప్రకారం యాక్చువల్‌గా తమ్ముడొచ్చేసరికి, అఖిల్ గారిని ఇష్టపడాలి, అవును.
అఖిల్‌కి రావాలి. కానీ మా అఖిల్ ఏమో అఖిల్ ఇష్టమే, కానీ ప్రభాస్ కూడా ఇంకా ఇష్టం అంటాడు. సో ప్రభాస్ వచ్చాడు. ప్రభాస్ వచ్చిన తరువాత ఇప్పుడు ఏటయిందంటే, మా పాప కూడా ప్రభాస్ ఫ్యాన్ అయింది.
అదేలెండి. ఆహా! సరిపోయింది. మెయిన్ మిస్ అయిపోతుంది.
నేప్ ఆయా దానికి ప్ర పేరు కూడా ఆ! పేరు కూడా పిలగా పలకడం రాదు. ప్రభాస్ అంటది. <laughs> అయితే
<laughs> అంటే ఆ పాటలు పెట్టుకొని చూడడం గాని, లేకపోతే ఆ సినిమాలు చూడడం గాని చేస్తుంటారా?
ఆ! ఆ రాజా సాబు ట్రైలర్ ఏయమంటది. ఆ సాంగ్ ఒకటి వచ్చింది. మొన్న ఆ సాంగ్ ఎట్టమంటుంది. ఏదంటే ప్రభాస్ వీడియోలెట్టమంటది <laughs> వాళ్ళ బాబాయి పిచ్చి ఎక్కించేసాడు ప్రభాస్‌కి ప్రభాస్‌ది. అయితే ఆ సినిమా కూడా నాకొంచెం నాకొంచెం టెన్షన్ వచ్చిందండి సినిమా చూస్తున్నప్పుడు.
ఓకె. ఆహా! సూపర్ సూపర్. అంతే అంతేలెండి. ఓకే, హ్మ్. సలార్. ఓకె.
ఏంటంటే, "అరె బాబోయ్ ఈ సినిమా ఏంటి తేడా కొట్టేస్ధా ఏటి?" ఎందుకంటే నాకు ఆ సినిమా ముందే తెలుసు. ఉగ్రం నేను చూస్సేను ఆల్రెడీ కన్నడలోనే. ఆ సినిమా ఫేవర్ నాక్ కనిపిస్తుంది నాకు ఫేవర్.
ఓకె, అంటే ఆహా! అది అసలు తెలుగులో డబ్బింగ్ లేకపోయినా, మీరు కన్నడలో చూసేసారు ఆ సినిమానిక.
నేను కన్నడలో చూసాను అండి. నాకు ఆ మూవీ ట్రైలర్ నచ్చి, నేను ఆ సీడీ చాలా ఎతికాను. మనకిక్కడ దొరకలేదు. తర్వాత మా బాబాయ్‌తోని హైదరాబాద్ నుండి తెప్పించుకున్నాను ఆ సీడీ. తెప్పించుకొని మరీ ఆ సినిమా చూశాను.
ఓకె. అవునుగా. ఆహా! అంటే ఆ పట్టుదల, కృషి ఆ రేంజ్‌లో ఉందన్నమాట అప్పుడు.
ఆ! నాకు ఏదైనా ట్రైలర్ నచ్చిందంటే ఇంక సినిమాని ఎతికేస్తానండి, ఎక్కడున్నా దొరికేద్ది. అది ఇప్పుడైతే ఈజీ అయిపోయిందండి డౌన్‌లోడ్ చేసేస్తున్నారు. ఒక ఇది నేను చెప్పింది 2015 ఆ టైమ్‌లోని సో అప్పుడు ఏంటంటే, నాకంత టెక్నాలజీ లేదు.
అవును గదా! అదేలెండి. అంటే ఆహ్, స సినిమా కన్నా చాలా ముందన్నమాట. ఆ సినిమా ఎప్పుడైతే మొదలైందో అప్పుడే, దాని గురించి కొంచెం ఇలాగ 'ఉగ్రం' తీస్తున్నారు, అన్నట్టుగా టాక్ వచ్చింది గదా అప్పుడు.
హ్మ్. ఆ! కాదండి, 2014లో ఉగ్రం రిలీజ్ అయింది. నేను ట్రైలర్ 2015లో చూసాను. యాక్చువల్‌గా ట్రైలరు. 2015లో ఆ సినిమా చూసేసాను, తర్వాత నేను 'ప్రశాంత్ నీల్' గారి కోసం ఎంక్వైరీ చేశాను. <smacks lips> ఎవరీ డైరెక్టర్? ఇంత బాగా తీసాడు అని.
ఆహా! ఓకె. ఓకే. అంటే మీకు అసలు సలార్‌తో సంబంధం లేదు. ముందుగానే చూస్తారు అది 'ఉగ్రం'.
ఆ! నేను ఎప్పుడో చూసేసానండి. 'ఉగ్రం' నాకు బాగా ఇష్టమైన మూవీస్‌లో అదోకటి కన్నడ మూవీ. అయితే 'ప్రశాంత్ నీల్' గారు బాగా నచ్చారు. ఆ తర్వాత ఆయన తీసిన కేజీఎఫ్‌కి కూడా నేను వెయిట్ చేశాను. ఆహ్, నెక్స్ట్ ఆ డై ఆ డైరెక్టర్ అనే సినిమా తీస్తానాడు. బట్ అదేమో వేరే లెవెల్‌లో తీసాడు అతను. ఆ తర్వాత కేజీఎఫ్ 2.
హుహు. అంతేలెండి. హుహు. అది అసలు సంబంధం ఉండదు. చాలా బాగుంటది అది.
లిటరల్‌గా చెప్తున్నాను అండి. నేన్ నాకు నిజంగా 'కేజీఎఫ్ 1' చూస్తున్నప్పుడు, ప్రశాంత్ నీల్‌కి, ప్రభాస్‌కి పడితే సూపర్‌గా ఉంటది అని, మా తమ్ముడితో డిస్కస్ చేశాను. ఫస్ట్ డే మార్నింగ్ షోలో. ఇకిన్ ఈ యాష్ కే దానంటే, ఆ! "నువ్వు ప్రభాస్‌ని ఆ క్యారెక్టర్‌లో ఊహించుకో నీకు పిచ్చెక్కిపోద్ది." ప్రభాస్ లాంటి కటౌట్ గాని, ప్రశాంత్ నీల్‌కి పడితే వేరే లెవెల్‌లో తీస్తాడు. మాములుగా డిస్కషన్ చేసుకున్నాం. బట్ అదే లాస్ట్‌కి అదే జరిగింది. అయితే సలార్‌లో కూడా చూసా ఆ! 'సలార్' మూవీ చూస్తూ భయంగా, తర్వాత కాటేరమ్మ ఫైట్ వచ్చినప్పటికి, నాకు ఇంకా రిలీఫ్ అయిపోయాను. ఓకె, సినిమా బాగా ఆడేస్తుంది, నో ప్రాబ్లమ్. బట్ ఆ క్లైమాక్స్ అయి
హ్మ్. ఓకె, ఓకె. యాహ్! అదే జరిగింది కదా! అదేలేలే. అదే అదే! అదే వాస్తవం కదా! ఆక్చువల్లీ. <chuckles> అంటే, స్టార్టింగ్‌లో డైలాగ్‌లు లేక, లేకపోతే కొంచెం అలాగా, వెళ్ళేసరికి మీకు కొద్దిగా ఏదో, ఏదో అనుకున్నట్టుగా అనిపించిందా?
ఆ! డౌట్ కొటిందండి, ఆ! డౌట్ కొట్టింది. ఫైట్‌లు ఓకె గాని, సినిమా ఏదో డౌటోస్తుంది, ఏంటి స్లోగా ఉంది అనిపించింది కానీ, ఎప్పుడైతే క్లైమాక్స్ వచ్చిందో, ఆ క్లైమాక్స్ ఇచ్చిన హై గాని, ఆ ఊపు గాని నాకు చాలా బాగా నచ్చింది. "అబ్బా! ఏ ఇచ్చాడు రా బాబు క్లైమాక్స్" అని. మీకు అదే విధంగా కే ఆ! కేజీఎఫ్ 2లో చూడండి. సినిమా అంతా ఒక ఎత్తు. చిన్నది, ఇంకా అందరం అందరు గోల చేసేసారు, సినిమా సూపర్ అది ఇది అని అరుస్తున్నారు. కరెక్ట్‌గా ఇంకా అందరు సగం మంది థియేటర్‌లో నుంచి వెళ్ళిపోతున్న టైమ్‌లోని, 'కేజీఎఫ్ 3' పార్ట్ ఉందని ఒక బుక్ ఇలా ఓపెన్ అవుద్ది. ఒక్కసారిగా అరు అరుపులు మళ్ళీ మొదలయ్యాయండి. పెద్ద అరుపులు సినిమా
ఓకె. వాస్తవం అండి. అవును. అదే, అదే! చిన్నది. అవును. అంటే దానికి ఆ సినిమాకి మీరన్నట్టుగా కొన్ని కొన్నిటికి ఆహ్, ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్‌లాగా అవసరలేదు కానీ ఏస్తున్నారు. దానికన్నా ఇలా నిజంగా ఒక సినిమాకి, అవసరం ఉండి ఏస్తే మాత్రం, జనాలు నిజంగా బీభత్సంగా అవును.
భలే ఉంటుంది! మీకు అలాగే కొన్ని క్లైమాక్స్‌లో చూస్తే, మనం షాక్ అవుతాం. ఇది ఏం క్లైమాక్సు? అని నేను అలా షాక్ అయిన సినిమా అయితే, 'అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్' మూవీ ఉంటుంది. సినిమా అంతా చాలా బా ఎళ్తుంది. ఫైట్‌లు, స్క్రీన్ ప్లేలు డిఫరెంట్, డిఫరెంట్‌గా ఎళ్తూ ఉంటాయి. చాలా బాగుంటది. సడెన్‌గా క్లైమాక్స్‌లో ఏండేటంటే, మనం ఎక్స్పెక్ట్ చేయం విల్లన్ గెలిచేస్తాడు. హీరోలు సగం మంది చచ్చిపోతారు.
అవును. ఓకె, ఓకె. <giggles> అవును. అవును. అదే కదా! అంటే, అప్పుడు వరకు కూడా, మనకేంటంటే, చెడెప్పుడూ గెలవదు. మంచి ఏదైనా జరిగి, లాస్ట్‌లో మంచే గెలుస్తదన్నట్టుంటుంది. కానీ అది అసలు, అవును.
ఒక కాన్ఫిడెన్స్‌లో ఉంటాం. <laughs> కానీ, సడెన్‌గా గెలిసేస్తరు, అందరు చచ్చిపోతరు. ఒక్క నిమిషం మనం షాక్ అయిపోతాం. ఇదేంటి సినిమా ఇలా తీసాడు, అని.
అదే. అదే కదా! ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్ట‌డ్ అంటారు చూసారా? అలా ఉంటదది.
ఆ! ఆ సినిమా <chuckles> క్లైమాక్స్ నిజంగా నాకిప్పటికి ట్విస్ట్ అనిపిస్తుందండి. ఏటి ఇలా సంపిశాడు, అనేసి. కానీ, అక్కడి నుండి మొదలైంది చూసుకోండి. 1 ఇయర్ మా యాత్ర. ఆంది సినిమానండి, 'ఎండ్ గేమ్' వచ్చేవరకు ఓ క్యూరియాసిటీ గాని, ఆహ్, డిఫరెంట్ డిఫరెంట్ టయర్ <smacks lips> దీని థీరీస్ గాని, అట్ల ఎంజాయ్ చేసాం.
అదే కదా! అంటే, ఏం జరిగిద్ది? ఏం చెయ్యచ్చు? అని జెప్పేసి, అక్కడి నుంచి, ఇంకో స్టోరీ వచ్చే లోపల, మనం ఒక 100 స్టోరీలు అల్లుకున్నాం కదా! దాని చుట్టూత.
భలే ఉండేదండి. కానీ, నిజంగా, 'అవెంజర్స్ 1 పార్ట్, 2 పార్ట్' కి, 'బాహుబలి-2' ఒకటి, నెక్స్ట్ 'అవెంజర్స్ ఎండ్ గేమ్' ఓటి, ద పర్ఫెక్ట్ అండి. అంటే మనక ఎ మనవే ఎంత వెయిట్ చేసినందుకు, రీసనబుల్ మూవీస్ అవి. వర్త్ మూవీస్, వర్త్ మూవీస్ నిజంగ అంత అద్భుతమైన క్లైమాక్స్‌లు గానీ, అస్ 'ఎండ్ గేమ్' క్లైమాక్స్ కూడా మామూలుగుంటుందా? ఇంత పెద్ద యూనివర్స్ 21 సినిమాల్ని కలిపి, ఒక్కసారిగా, హీరో‌లందరూ కుప్పలు, తెప్పలుగా వచ్చి, విలను సైన్యం, ఆల సైన్యం, ఆహ్, ఎవరు? ఈ 'కెప్టెన్ అమెరికా' మెజారిటీ లాగినప్పుడు
హ్మ్. వర్త్. వర్త్ వర్మ వర్త్ అంటె, అదే. అదే కదా! మొత్తం అందరూ ఉంటారు కదండీ! అట్లా. హ్మ్.
ఆ సినిమా ఫీల్ గాని, ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ గాని, ఏంపడ్ అలాంటి సినిమాలు థియేటర్‌లో చూస్తూ, ఫ్యాన్స్ మధ్య అరుపులు అరుస్తున్నప్పుడు, ఆ క్లైమాక్స్‌లో ఫైటు చూస్తున్నప్పుడు, మనం వేరే లోకంలోకెళిపోతామండి.
అండ్, అంత పెద్ద ఫైట్ చేసి, మళ్ళీ లాస్ట్‌లో ఒక ఎమోషనల్‌గా ఉంటది, ఆ సినిమా. హ్మ్.
మళ్ళీ సెంటిమెంట్. అంటే అది మనకేంటంటే, ఆహ్, ఎండ్ కదా! అన్నట్టిచ్చారండి. యాక్చుల్ నన్నడిగితే, మనకదంత పెద్ద నచ్చదు. బట్ ఆ ఫైట్ మాత్రం చాలా బావుంటంది. నెక్స్ట్ అలాగే చా
అదే. <chuckles> ఆ! ఫైట్ అసల అల్టిమెట్ అండి. చాలా బావుంటదది.
చాలా సినిమాలండిపుడు, కథ అనేది, మనకి ముగింపు వచ్చేసరికి, మనకొక తెలియని ఎప్పుడైనా కథనేది, ఒక దగ్గర మొదలయ్యి, పైకే వెళ్ళాలి. <smacks lips> అంటే, ఒక హైప్‌కే వెళ్ళాలి. గ్రాఫ్ ఎప్పుడు పైకుండాలి. ఇప్పుడు ముఖ్యంగా క్లైమాక్స్‌ కొచ్చినప్పటికేంటంటే, మనకొక భారీ క్లైమాక్స్ కనబడాలి. ఒకటేదో మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు చిన్నగా స్టార్ట్ అయినా, ఒక ఒక ఫ్యామిలీ మూవీ అనుకోండి, ఒక డెప్త్ డీప్ ఎమోషన్. క్లైమాక్స్‌లో ఇప్పుడు 'బొమ్మరిల్లు' క్లైమాక్స్ చూడండి.
హ్మ్, గ్రాఫు. ఆ! అదేలెండి. అంటే, ఇప్పుడు బొమ్మ ఆ! నాకిప్పుడదే అనిపించింది. <chuckles> అవును.
ఆ! అదే వచ్చింది. ఆ! ఒక డీప్ ఎమోషన్ క్లైమాక్స్‌లోని అలా, అది గాని, లేదంటే, ఒక యాక్షన్ మూవీ చూసుకున్నట్టయితే, ఒక భారీ చేస్ గాని, ఫైట్ గాని, అదోకటి గాని, లేదా ఒక రాజుల కాలం సినిమా చూసుకున్నట్లు, ఒక భారీ యుద్ధం గాని. ఆ! ఒక సినిమాకెప్పుడైనా, క్లైమాక్స్ అనేది హైప్‌లో ఉండాలి. లో గానే అయితే, మనం డిసప్పోయింట్ అయిపోతాం.
అవును. యుద్ధం. అదే. అదే. అంటే క్లైమాక్స్ కొచ్చిన తర్వాత, అసలు థియేటర్‌లో ఎవరు కూర్చోకోడదనమాటిక.
కూర్చోకూడదు. మనం ఎక్సయిట్ మూడ్‌లో ఉండాలి. ఏమవుతుంది? ఆహ్, ఆ! ఫస్ట్ స్టార్టింగ్ మూవీకే మనకి హ్యంగ్ అవ్వాలి. ఫస్ట్ స్టార్టింగ్ సీన్‌లోనే ఈ సినిమా ఏదో బావుంటదేమో, అని ఒక ఫీల్ మనలో క్రియే కలగాలి. తర్వాత సినిమా చూస్తన్నంత సేపు, మనకు ఇంట్రెస్టింగ్ ఉండాలి. బోర్ కొట్టకుండా, ఫోన్ చూసుకోకుండా, కొంచెం సినిమా అలా ఎళిపోయినా పర్లేదు. మళ్ళి క్లైమాక్స్‌ కొచ్చేసరికి, మనం పక్కకు కూడా ఫేస్ తిప్పలేనంత ఎంగేజింగ్‌గా ఉంటే, డెఫినెట్‌గా సినిమాలు బావుంటాయండి.
అంతే కదా! అవును. అంతే, అంతే. అవును. అసల, పక్కకి తిప్పితే సినిమా మొత్తం అర్థం కాదేమో అన్నట్టుగా, ఇక, ఫేస్‌ని అట్టే, <chuckles> అంటుపెట్టుకొనుండాలి.
<chuckles> అంతే, అంత్ అంతే. అంతే.
<giggles> నిజంగా చాలా బాగా చెప్పారండి. చాలా విషయాలూ తెలిసాయి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.